ఏముంది, ఇప్పుడు పెద్దగా అయ్యే తర్వాత ఏది హ్యాపీ ఏది సాడు మనం ఎప్పుడు డల్ అయితాము ఇవన్నీ తెలుస్తయి కదా! చిన్నప్పుడైతే ఏం తెలీదు. ఆ! సో, అలా తెలిసినప్పుడు నేను ఎలాగో సాంగ్స్ వింటా కాబట్టి కొంచెం మోటివేషనల్ సాంగ్స్ కూడా ఉంటాయి చాలా మూవీస్‌లో ఉన్నాయి మోటివేషనల్ సాంగ్సు.
అవును. అవును. అబ్బో!
ఆ! సో, అలా వింటున్నప్పుడు ఇదీ, పట్టుకున్నా అనమాట. అండ్ రజనీకాంత్ సాంగ్స్ కూడా దండిగా ఉన్నాయి మోటివేషన్‌వి. ఎట్లా అంటే 'చంద్రముఖిలో,' 'దేవుడా దేవుడా' సాంగ్ కావచ్చు, అండ్ ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు అనె ఆ సాంగు, అదే మూవీలో ఒకటి ఉంటది చూడు ఓ ఓ ఓ ఓ కిక్కు ఎక్కేలే అనే ఒక సాంగు విన్నారా అది?
అవునండి. ఓకే. ఆ! అది 'చంద్రముఖి' కాదండి 'నరసింహ' అనుకుంట కదండీ!
దాంట్లో ఎలా ఉంటదంటే వ 'నరసింహనే.' ఒట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరె బెంజి కారు ఎక్కినోడు మట్టిలోనే. యాహ్! అవి 2 బావున్నాయి మీనింగ్‌ఫుల్‌గా. అండ్ మిగతాది దాంట్లో ఒక సాంగుంది. రమ్య కృష్ణతో అదేమో, య కొంచెం యాటిట్యూడ్ ఉంటదనమాట శృంగార దీర 'రణధీర' అని. అండు సౌందర్యతో
ఆ! ఆ! అది మీనింగ్‌ఫుల్‌గుంటది చెప్పాలంటే. మీరన్నది కరెక్టే. <chuckles> అదే చాలా మీనింగుంటుంది. అదేలేండి తెలుసు. ఆ! ఈ సాంగు ఇప్పటికీ వాడుతుంటారు రీల్స్‌లో గాని ట్రోల్స్‌లో గాని ఇప్పటికి వాడుతూ ఉంటారండి కొన్ని కొన్ని ఆటిల్లో చూసినట్టైతే.
హ్మ్. యాహ్! సౌందర్యది బావుంటది. ఎట్లా అంటే చుట్టూ చుట్టి వచ్చావా చూపుడు వేలుతో పేల్చావా అని నిజంగా కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే మొత్తం ప్లే లిస్టంతా బావుంటది. ఆహ్, అ ఇది 'అతడు' సినిమాలో కూడా మొత్తం ప్లే లిస్టంతా బావుంటది.
ఆ! బావుంటదండి. అవును. <chuckles> పోనిలేండి. ఆ! నాకు 'అతడు' సినిమా అంటే బాగా గుర్తుండి చిన్నప్పుడు మా అమ్మ లేదంటే ఆ టీవీలో ఆ ట్రైవు ఆ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఉంటాయి కదండీ! సాంగొచ్చేటప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ గానీ ఇయ్యి గానీ. మా అమ్మగారు ఏంటంటే ఆ సాంగ్సొచ్చినప్పుడు మా మ్యూజిక్‌లో ఆ సాంగ్స్ చూపించి అన్నం తినిపించేవారండి ఎందుకంటే ఆ సాంగ్సొస్తేనే కొద్దిగా నేను అలా తినేసేవాడినండి ఎందుకంటే సాంగ్స్‌కన్నా బ్యాక్‌గ్రౌండేంటంటే
అవునవును. అవునా! అంత చిన్నవారా మీరప్పుడు, ఆ సినిమా వచ్చినప్పుడు?
అంటే చిన్నవారంటే అంత చిన్నవారళ్ళం ఏం కాదు గాని పర్లేదండి ఒక ఏజు. కాపోతే ఆ సాంగ్స్ విన్నప్పుడల్లా చూసినప్పుడు వీడియో సాంగ్స్ చూసినప్పుడల్లా ఎక్కడికో అసలు అక్కడికెళ్ళిపోయినట్టై ఫీలింగుంటాదండి. అంటే అప్పట్లో ట్రైన్‌లో అలాగుండేయి. ఏంటా అని అలాగా ఉండేది కదండీ! అలా అనిపించి చాలా బావుం బా బాగా అనిపించేదండి నాకైతే. ఆహ్, ఇలాంటి సాంగులు విన్నప్పుడు.
ఆహా! ట్రూ ట్రూ. యాహ్! నేను అవునవును. కరెక్ట్. యాహ్! నిజంగా నేనిప్పటికి వింటా 'అతడు' సాంగ్సెప్పుడైనా కొంచెం మూడ్ డైవర్ట్ అవ్వాలన్నా దాంట్లో 'అవును నిజం' సాంగ్ బావుంటది. 'పిలిచినా రానంటవా' అది కానీ, పిల్లగలి అల్లరి ఒల్లంత గిల్లి అని. యాక్చువల్‌గా ఈ సాంగ్స్ కాకుండా అంటే రీసెంట్‌గా ఇవి బా వింటున్నా గానీ ఇంతకుముందు బాగా వినేదయితే వేరేదనమాట. <sniffs> ఏదంటే, నీతో చెప్పనా నీకు కూడా తెలిసినా నువ్వు ఎంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా అని.
ఆ! అదే కదండీ. ఆ! ఏంటండి? ఓకే. <chuckles> అయ్యో బాబోయ్! మీరు సింగరయిపోచ్చండి బాబు. నిజంగా. అంత బాగా పాడతున్నారు మీరైతే.
అంటే సింగరని ఆల్రెడీ బిరుదొచ్చిందన్నమాట. కాకపోతే బాత్‌రూమ్ సింగరని వచ్చింది.
అబ్బో! మరి <chuckles> బా పాడుతున్నారు నిజంగా మెచ్చుకోవాలంటే, చాలా బా పాడుతున్నారు.